చాలామందేంటంటే, కొన్ని సమస్యల్లో ఉంటూ ఉంటారండి. ఎలాగంటే ఆహ్, బంధు మిత్రులవ మధ్య గానీ, బంధువుల మధ్య గాని లేదంటే మన కాలేజులో ఉన్న ఫ్రెండ్స్ మధ్య గానీ, కొన్ని కొన్ని సమస్యలనేవి ఎదురవుతూ ఉంటాయండి. అంటే ఎలాగంటే ఆళ్ళు గొడవ పటం కానీ ఇలాంటియి ఎక్కువ చూస్తూ ఉంటాం గదా. అలాంటప్పుడు ఏంటంటే, మనకి ఒక సమస్యొచ్చింది కదా, ఇప్పుడు ఇది రీసాల్వ్ చేసుకుందాం, ఆళ్ళతో మాట్లాడదాం అని చెప్పేసి చాలామంది అనుకుంటారనమాట. అలా అనుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఒక ఒకని ఒక టైము ఉండదనమాట మాట్లాడ్డానికి. సరే గదా, వీళ్ళతో మాట్లాడి ఈ సా ఈ ప్రాబ్లమ్ మనం ఏంటంటే, రీసాల్వ్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఈళ్ళు అనుకుంటారు. కాకపోతే ఆ సమయం అనేది వాళ్ళకి ఎప్పుడు మాట్లాడాలి? ఎలాంటప్పుడు మాట్లాడాలనేది ఎలా చూసుకుంటారండి వాళ్ళు?
హ్మ్. అవునవును. హ్మ్. అవును. అవును. అవునవునండీ. అవును. అవునవును. హ్మ్. అవునవును. అవునవును. అవునండి. అవునండి ఇప్పుడు నార్మల్‌గా మి మీరు చెప్పినట్టు డెఫినిట్‌గా ఎలా అంటే ప్రతి ఓళ్ళకి ఒక సమస్య రావడం ఏదో ఒక విషయంలో అది ఎలా అంటే, చిన్నదైనా, పెద్దదైనా అది పర్సనలయినా, ఎట్లా అంటే, పబ్లికయినా, ఫ్యామిలీ అయినా, ఎవరైనా రిలేటివ్స్ అయినా సమస్య రావడం చాలా అంటే అది కామనండి.
అవునండి. అవునండి.
అది ఎలా అంటే, నార్మల్‌గా సమస్యొచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఫస్టు గొడవ పట్టడానికి చూస్తా ఉంటారు. అంటే ఎక్కువగా గొడవ పడుతూనే ఉంటారు. బట్ ఒక్కొక్కసారి అవును.
అవునవు అమ్ అవునండి, చాలామంది. ఆ! చాలా మందికి ఏంటంటే, ఒక చిన్న తప్పు వాళ్ళలో దొరికిందంటే ఇంక చాలు. ఆ తప్పునే పట్టుకొని వాదిచ్చేస్తా ఉంటారు ఇంక మొత్తంని అంతా.
అవునవును, ఎట్లంటే ఇప్పుడు, ఒక చిన్న ఇప్పుడు ఏదో ఒక స్ ఒక సమస్యొచ్చిందంటే, అంటే ఒక గొడవొచ్చిందంటే, వాళ్ళిద్దరి మధ్య ఏదోకటి, ఏదో ఒక సందర్భం, ఏదోకటి మిస్‌మ్యాచయ్యుండొచ్చు. సో, అక్కడ ఎలా అంటే వాళ్ళు ఆహ్, ఫస్టు దాన్ని సాల్వ్ చేసుకుందామని ఒకళ్ళకి అనిపించిన ఇంకొకళ్ళేంటంటే అన్ అంటే సాల్వ్ చే అంటే నువ్వే గొడవపెట్టుకొని, "నువ్వే ఏం జేసుకొని నువ్వే సాల్వ్ జేసుకుంటావా?" అన్నట్టు మాట్లాడతా ఉంటరు. బట్ యాక్చువల్లీ అక్కడ అంటే నా స్ అంటే నా దగ్గరకొస్తే నేనెలా ఉంటాను అంటే ఫస్టూ ఆహ్, ఫస్ట్ ఎట్లంటే ఇప్పుడు ఏదోకటి సమస్య వస్తుంది. ఆ టైంలో ఎట్లంటే మొదటిగా నేను కామవుతాను. అంటే కొంచెం మాట్లాడకుండా కొంచెం అంటే ఫస్ట్ వాళ్లు అనే మాటలు
అవునండి. <giggles> అవును. అవునండి. అవునండి. ఆహా! ఓకే. ఇంకా ఏమున్నా సరే ఇంకా ఫస్టు గొడవ పడ్డమే అదే అండి. గొడవ పడ్డ తర్వాత ఏంటంటే, సరే ఇప్పుడు మళ్ళీ మాట్లాడకూడదు. ఇప్పుడు మాట్లాడితే, ఇంకా గొడవ రేజయిపోతుంది గదీ! రీసాల్వ్ అనేది అవ్వదు. అందుకోసమని కాసేపు టైం ఇద్దాం గదా అని చెప్పేసి అనుకున్నారాండీ?
హ్మ్. వా అవునవును. అవును. అవునవును. అంటే నార్మల్‍గా ఇప్పుడు ఆ టైంలో కాముండడం వల్ల కోపం లేదా బాధ ఉన్నప్పుడు మాట్లాడితే ఎట్లంటే, ఇంక ఎన్నెన్నో మాటలు మాట్లా అంటే మాటలొస్తా ఉంటాయి. ఇప్పుడు కోపంలో ఉంటే ఇప్పుడు నార్మల్‍గా ఉంటే ఏదో ఒక ఏదో ఒక చిన్న మాటతో అది అయిపోతుంది. అదే కోపంలో ఉంటే కొంచెం అది వేరే మాటలొస్తాయి, సో, అక్కడ ఇంకా రైజయిపోతుంది. సో, దాన్నింక పెద్దది ఆహ్, చేయకుండా ఎట్లంటే అందుకే నేను ఆహ్, అంటే బిఫోర్ నాకు నేనే కామ్‌గా ఉండడం నేర్చుకుంటాను. అంటే ఆ టైంకి ఆ కామ్‌లో ఉ ఆ ట కామ్‌గా ఉన్న టైంలో ఫస్ట్ చేసేది నాకు నేనేంటంటే, నా మైండ్‌ని ఫస్ట్ క్లియర్ చేసుకుంటానండి. అంటే నా మైండ్ క్లియర్ ఉందా లేదా? ఈ సమస్య గురించి అసలు
అవునండి. అవునండి. అవునండి. ఆహా! ఓకే. అంటే, మీకు ఇలాంటి సమస్యలు ఎప్పుడన్నా ఎదురయ్యాయా అండి, ఇలాంటియి?
యాహ్! డెఫినైట్లీ అండి. ఇప్పుడు సమస్యలు డెఫినిట్‌గా ఎదురవుతాయి. ఎట్లంటే ఇప్పుడు అంతెందుకండి ఇట్లా ఇప్పుడు నా అంటే నా కాలేజీ డేస్‌లో
అవునండి.
మాకు ఒక ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్టు ఎలా అంటే ఆహ్, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోలుంటుంది ప్రాజెక్ట్‌లో. సో ఒక ఆహ్, ఇప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ మేము టీము. సో ఆ టీమ్‌లో ఫోర్ మెంబర్స్‌కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే మేమే షేర్ చేసుకున్నాం మాట. "ఈ టాపిక్ నువ్వు చేసుకోవాలి", "ఈ టాపిక్ నువ్వనేసి." అట్లా నాకు ఏంటంటే నాకు డేటా కలెక్షననేది వచ్చింది. అంటే ఆ టాపిక్ గురించి డేటా నువ్వెక్కడున్నా కలెక్ట్ చేసుకుని, మనకి నెక్టు అంటే మనకి నెక్స్ట్ వీక్‌లో ఉన్న ఏమంటారు ఆ ప్రాజెక్టప్పుడు వైవా అప్పుడు, నువ్వు చెప్పేయాలన్నట్టు ఉంది.
ఆహా! ఓకే. అవునండి. ఓకే. ఆహా! ఓకే. ఆహా! ఓకే. అవునండి. అవునండి. అవునవునండీ.
సో ఆ టైంలో నేను నా నా వర్క్ నేను జేసేసాను. ఎట్లంటే డేటా మొత్తం కలెక్ట్ చేసి దానికొక ఏమంటారు పిడిఎఫ్ క్రియేట్ చేసేసి అంటే గ్రూప్‌లో పెట్టేసాను.
ఆ! అదండి. కాపోతే అస ఆ ప్రాబ్లమ్ నంటే నదంటే మీరు ఎలాగా ఆస్ వాళ్ళతో మాట్లాడడానికి ఎప్పుడన్నా వెయిట్ చేసారా అండి? అదే సమయం ఇచ్చారా? అంటే ఈ టైం ఈ టైమ్ ఆఫ్ గ్యాప్‍లో కొంచెం వాళ్ళకి ఆ కి ఆలోచించుకోవడానికి టైం ఇస్తే కొంచెం, సరే వాళ్ళు సమయం దొరికినప్పుడు మనవెళ్లి మాట్లాడదాం అతనితోని. ఆ తర్వాత మనం ఏమైంది అసలు ఏంటి సమస్య అని చెప్పేసి రీసాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి మీరెప్పుడైనా ఫీలయ్యారా?
గ్రూప్‌లో పెట్టేసాక. నెక్స్ట్ ఇప్పు యాహ్! డెఫినిట్‌గా. అంటే, ఇప్పుడు నేను జెప్తున్నట్టు ఆ టైంలో నా నా వర్క్ నేను కంప్లీట్ చేశాను. సో, వాళ్ళకి నేను ఆ ఆల్రెడీ మాకొక గ్రూపుంటది. ఆ రో ఆ గ్రూప్‌లో పెట్టేశాను. సో, ఇప్పుడు నెక్స్టేంటంటే, ఒక అంటే ఇంకొక త్రీ మెంబర్స్, వాళ్ళు త్రీ మెంబర్స్ కంప్లీట్ చేయాలి. అంటే, దాంట్లో ఇంకొక టూ మెంబర్స్ కంప్లీట్ చే వన్ మెంబరేంటంటే, కొంచెమాయనా ఏమైనా అంటే, కొంచెం ఎట్లా మాట్లాడతారంటే గా ఏదో గర్వంగా మాట్లాడతారనమాట. ఏమైంది, ఏమైంది కంప్లీట్ చేయలేదు, నీకిచ్చిన రోలేమైందంటే, ఆయనకిచ్చిన రోలేం లేదండి. ఇప్పుడు మనము టైటిలుంటుంది కదా? టైటిల్ కింద, ఒక అబ్జర్వేషన్ అని ఒకటి చిన్న టాపికుంటుంది. ఆ టాపిక్‌ని ఆఫ్ ఆ టాపిక్‌ని ఆయనే ఎంచుకొని దాని గురించి మాట్లాడాలి. సో, ఎట్లంటే! ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేదయనే. సో, అట్లా గర్వంగా మాట్లాడేసి ఎట్లా అంటే, ఆ! నేను చేయలేదంటే స్టార్టింగదే కదా! ఇప్పుడు స్టార్టింగదే కదా! నేనిప్పుడు ఆహ్, కొంచెం టీమ్ లీడ్ నేనే చేశాను ఆ టైంకి. సో, టి టీమ్ లీడ్ చేసినప్పుడు, నేను నార్మల్‌గా రోజు కాంటాక్ట్ అయితూనే ఉండను. నాకొక వారం రో వారం రోలిచ్చారు టైము.
ఆహా! ఓకే. ఆహా! ఓకే. అవునండి. ఆహా! ఓకే. అవునండి. ఆహా! ఓకే.
ఓకే. ఆ టైంలో వాళ్ళు కాంటాక్ట్ అయితున్నారు, చేస్తున్నారు, చేస్తున్నారు. లాస్ట్ ఎట్లంటే, ఫైనల్లీ ఆహ్, లాస్ట్ టైమ్‌కొచ్చేసరికి, ఎట్లంటే, నేను చేయలేదంటే ఒక్కసారి ఎట్ల ఎట్లుంటుందండి? ఒకసారి మీరే చెప్పండి.
అవునండి. అబ్బో! చాలా బాధాకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆహ్, మనం ఎందుకంటే మనం ఆ ప్రాజెక్ట్ అంతా మనం కంప్లీట్ చేసిన తర్వాత, వాళ్ళు ఎ ఎళ్ళి తీసుకొనివ్వడం అనేది చాలా బాధాకరమైన విషయమండి.
హుహు. ఎట్లంటే అది మనకి డెడ్‌లైను. సో, మనకి ప్రాజెక్ట్ ఉండాలి. సో, ఆ టైంకి నాకు చాలా కోపం వచ్చేసిందండి. అరిచేశాను నేను. అరిచేసి, ఎందుకు డొ మేమందరం కంప్లీట్ చేసినప్పుడు, నువ్వు ఎందుకు చేయలేదు, అది కూడా మళ్ళా స్టార్టింగు. మళ్ళా ఆయనకి నేను చిన్న టాపిక్కే ఇచ్చాను. జస్ట్ దాని కింద అబ్జర్వేషన్ గురించి టాపిక్ గురించి రాసుకొనోచ్చేసి, దాని గురించి ఒక 2 మినిట్స్ మాట్లాడితే, నాక్స్ నెక్స్ట్ మేము కంప్లీట్ చేసుకుంటాం కదా! ఇప్పుడు పర్ ఆహ్, ఈచ్ పర్సన్‌కి, 100 మార్క్స్ వైవాకి. సో, ఆ టైంలో ఎట్లాంటే, వదిలేసుకున్నట్టు అయిపోతుంది కదా!
అవునండి. ఆహా! ఓకే. అవునండి. అవునండి. అవునండి.
సో, ఆ టైంలో ఆహ్, నార్మల్‌గా ఎట్లంటే, ఆహ్, కోపం వచ్చేసింది మ అంటే మ నార్మల్‌గా మాటలనేసుకున్నాము. బట్, ఇక మళ్ళీ, మళ్ళీ ఒక్కసారి ఈ ప్రాజెక్టే కాదు కదా, నెక్స్ట్ మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, ఆ టైంలో కూడా మనకి ఇప్పుడు వీళ్ళందరు కావాల్సిందే, అన్నట్టు మళ్ళీ నాకు నేను రియలైజ్ అయ్యి, ఆ టైంలో ఎట్లాంటే కొంచెం కామ్ అయ్యి, అంటే నెక్స్ట్ ఇగ నాకు నేనే రి ఆహ్, కామ్ అయ్యేసి, ఎదుటివారు అంటే వ అంటే న అంటే మా ఫ్రెండ్ ఆయన మూడ్‌ని ఎట్లా ఎట్లుంది, ఏంటి, అసలు ఏమైంది అని, ఫస్ట్ నేను కనుక్కోలేదు కదా! ఇప్పుడు ఆ టైంలో ఆయనేందుకు చేయలేదు, ఏంటి, అని కనుక్కోలేదు.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి.
హ్మ్. సో ఆయన మూడ్‌ని కొంచెం అబ్జర్వ్ చేయలేకపోయా.
అంటే కనుక్కోపోతే మనకు ఆ సమస్య ఏంటనేది ఎలా సాల్వ్ అవ్విద్ధి అనేది మనకి తెలీదు కదా అప్పుడు.
అవునవును. సో నేను కనుక్కోలేదు. బట్ ఇక తర్వాత మాకు సార్ టైం ఇచ్చేసారు. టైం ఇచ్చాక ఇక అందరము అం అంటే ఆహ్, ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఏదో ఒక చిన్ మళ్ళీ చిన్న, చిన్న అంటే ఒక్కొక్క చిన్న, చిన్న టాపిక్ తీసుకునేసి దాంట్లోనుంచి 4 మెంబర్స్ మళ్ళీ కంప్లీట్ చేశాం. దాని తర్వాత ఎట్లంటే నార్మల్‌గా ఇగా ఆహ్, కంప్లీట్ అయిపోయాక ప్రాజెక్ట్ అయిపేంది.
అవునండి. అవునండి. ఆహా! ఓకే. అవునండి. అంటే మరి ఆ, ఆ ప్రాజెక్ట్ అయిపేందంటున్నారు కదా! దాన్ని ఎలా సరి చేసుకున్నారండి ఇంకా ఆ ప్రాబ్లమ్ అనేది మీరు?
ప్రాజెక్ట్ అయిపోయాక ఇగ ఆ! చెప్పాను కదా! మాకు, మాకు సార్ టైం ఇచ్చారు. అంటే ఒక 20 మినిట్స్ టైమ్ ఇచ్చారు. "సార్ ఇట్లా కొంచెం పా వర్క్ ఉంది" అనేసి అంటే మేము చెప్పా అడిగాము. "సార్ డెఫ్ ఆహ్, ఇది ఒక సడన్‌గా ఇట్లా జరిగిపేంది మాకు ఒక 20 మినిట్స్ ఉంటే ఇది చిన్న టాపికే మేము ఆల్రెడీ డ్రా చేసేసుకొని వచ్చేసామని" చెప్తే, "సరే చిన్న టాపిక్ కదా! ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళు తీసుకుంటా నెక్స్ట్ మీరు తీసుకుంటా" అని చెప్పేసారు. ఆ 20 మినిట్స్‌లో మేము చేసుకున్నాం అయిపేంది.
ఆహా! ఓకే. ఆహా! ఆహా! ఓకే. అవునండి.
సో అక్కడ అయిపోయిన తర్వాత ఇగ నేనేం చేశాను, ఇప్పుడు ఆ టైంలో అరిచేశాను. ఎలా అంటే కోపమొచ్చేసింది. ఎందుకంటే అది సార్ ముందు ఆల్రెడీ మేము మాదే ఇప్పుడు ఆ టైంకి ప్రాజెక్టు నేను అన్ని రెడీ‌గా ఉన్నాయేమో అనేసి నేను వదిలేసాను.
అవునండి. ఆహా! ఓకే.
బట్ ఇగా అన్నిగ కొంచుం ఆ టైంలో అరిచేసరికి నాకు గూడా బాధగా అనిపిచ్చింది. ఎందుకంటే, ఇప్పుడు అదొక్కటే క టైం గాదు. అదొక్కటే ప్రాజెక్ట్ కాదు కదా! మాకు. సో, ఇట్లా ఇద్దరమొక ప్రైవసీ అంటే, ప్రైవసీ సమయంలో మాట్లాడుకున్నామిగ. అంటే, అసలేమైంది? ఏంది?
రె అవునవునండి. ఇంకా ఏంటంటే, మళ్ళీ ఆహ్, కుటుంబంలో పెద్దవాళ్ళు గానీ, భార్యాభర్తలు గానీ, స్నేహితులు గానీ, ఇలా చాలామందుంటరనమాట. బ ఆహ్, అతనూ ఒకవేళ జాబ్ చేసేవాళ్ళయితే, వాళ్ళకున్న ఒక బాసును గానీ, ఇలా చాలామంది ఉంటూ ఉంటరు గదా! అలాంటప్పుడు మీరు ఏ విధంగా మరి మలుచుకునేవాళ్ళండి వాళ్ళతోని?
అవును. అవును. యాహ్! డెఫినెట్లీ. ఏ విధంగంటే, ఫస్టు నార్మల్‌గా ఏమైనంటే, ఏమైనా మనకి ప్ ఏమైనా సమస్యంటే, ఏమైనా ఏదైనా ఒచ్చినప్పుడు, ఫస్ట్ ఏం చెయ్యాలి అనేసి, నేను ఫస్టు వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటానండి. అదెవ్వరైనా జ్ అదీ ఆహ్, జాబ్ జేసే వాళ్ళైనా, నెక్స్ట్ మా పేరెంట్సయినా, చదువుకున్న వాళ్ళు, చదువుకు చదువు లేని వాళ్ళైనా, నేను నేనొత్ చేశానంటే, నేనొక సమయ అంటే, సమస్యలో పడిపోయానంటే, ఫస్టు అంటే, ఒక గైడెన్స్ తీసుకుంటాను. అంటే, నెక్స్ట్ దీన్ని దాటడానికేం చెయ్యాలి, అనేసి ఫస్ట్ తీసుకుంటాను. అంటే వాళ్ళకి కొంచుం ఎక్స్పీరియన్సుంటుంది గదా! ఇప్పుడు మనకున్నప్పుడు మనం చదివేవాళ్ళము. ఆహ్, వాళ్ళూ సరే, కొంతమంది చదివిన వాళ్ళుంటారు, కొంతమంది చదవని వాళ్ళుంటారు. చదివిన వాళ్ళకైనా కొంచెం ఎక్స్‌పీరియన్సుండిద్ది గదా! ఇప్పుడు ఏ విషయము, ఇప్పుడు చదువు గురించయితే, చదివిన వాళ్ళని అడుగుతాం. లేదు నార్మలంటే, నార్మల్ వాళ్ళనడుగుతాం. సో, అలా ఫస్ట్ నేను వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని, ఆ గైడెన్స్‌తో పాటు అంటే, నా వర్కుని నేనేమైనా యాడ్ చేసుకొని, సో, అదీ ఎట్లంటే, కొంచం ఒక సిస్టమాటిక్‌గా స్టెప్ బై స్టెప్ పూర్తి చేశానని నేనంటాను.
ఆహా! ఓకే. అవునండి. చా అవునవునండి. అవునండి. అవునండి. అవునండి. ఆహా! ఓకే అండి. అంటే, కొంతమంది ఏంటంటే, చాలామంది ఒత్తిడిలో ఉంటారు గదండీ! ఒత్తిడిలో ఉన్నప్పుడూ ఏంటంటే, వ్ ఎదుటి వాళ్ళతోటి మాట్లాడకపోడం గానీ, లేదంటే అవతల వాళ్ళతోటి ఎక్ ఏం మాట్లాడినా చిన్న చిరాగ్గా మాట్లాడడం కానీ, ఇలాంటియి చాలా జరుగుతూ ఉంటాయి కదా! మీరు ఎలాగో వెళ్లాలి గాబట్టి, అలాంటి టైంలో మీకేంటంటే, ఏవన్నా జరిగాయా అండి సిచ్యువేషన్స్?
అవునవును. అవునవును. అవునవును. యాహ్! డెఫినెట్‌గా. ఎలా అంటే, ఇప్పుడూ ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్సుంటే, ఫస్టు ఆహ్, నన్నడుగుతే ఎంద్ అంతెందుకండి ఎవరో గురించి, నా గురించే నేను జెప్పుకుంటాను. ఎలా అంటే, నాకేమైనా ప్రాబ్లమ్‌గా ఉందనుకో, ఫస్ట్ నేను వాళ్ళనడగడానికి కొంచెం నాకు అంటే, కొంచెం గిల్టీ ఫీలింగుంటుందనమాట. అబ్బా! నేనూ నేను చదువుతున్నాను, వా
అవునండి. ఎవరికైనా సరే ఉంటుందండి. ఎందుకంటే, "అర్రే! నా వల్లే ఇతను బాధపడుతున్నడు గదా! ఇప్పుడూ, లేదంటే హ్యాపీగా ఉండేవాడు గదా!" అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటరనమాట. అలాంటి సిచ్యువేషన్స్ మీకెప్పుడు ఎదురయ్యండి?
హ్మ్. సో అవునవును. అట్లనే ఇప్పుడూ హ్మ్. అట్లనే అంటే, ఇప్పుడూ నార్మల్‍గా ఆహ్, ఏమైనా ఒచ్చినప్పుడు, హ్మ్, నేను గూడా చదువుతున్నాను, ఆయన కూడా చదువుతున్నారు. సో, ఆయనకి నాకు డిఫరెన్సేముంది అన్నట్టు, కొంచెం గిల్టీగా ఫీలయితానెవరినన్న అడిగేటప్పుడు. అంటే, కొంచము ఎ మనకీ పత్తి అంటే, తప్పకుండా ఒక సమస్యనేదీ ఉంటుంది పక్ తప్పకుండా, అదెవ్వరికైనా. తి నా అంటే, వాళ్ళనడిగేటప్పుడెలా అంటే, "అబ్బా! వీళ్ళనడగాలా?" అన్నట్టొకా ఒస్తుంది, బట్ ఎట్లంటే, ఇప్పుడు మనకి అస్ అది సాల్వవ్వాలంటే, వాళ్ళనే అడగాలి. నెక్స్టు మనకి ఎవ్వరూ ఛాయిస్ లేరు. సో, ఆ టైంలో నేను వాళ్ళని ఆహ్, కొంచెం అంటే, వాళ్ళు కోపగించినా, ఏం జేసినా, వాళ్ళని రిక్వెస్ట్ మ్యానర్‌లో అడిగేసి, నేను దాన్ని నేర్చుకోడానికి ప్రయత్ ప్రయత్నిస్తూ ఉంటాను. సో, ఆ టైంలో ఎలా అంటే, నా మాట్లాడే టోన్ గూడా ఎట్లంటే, చేంజయిపోతుందనమాట.
అవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి. చాలా మట్టుకేంటంటే అవునండి. చాలా మట్టుకేంటంటే క్షమాపణ కోరుకుంటారు. కాకపోతే అసల క్షమాపణలు ఏంటంటే, మా మొబైల్‌లో ఉన్న సమస్యలంతటిని కూడా మనం స రీసాల్వ్ చేసుకుంటాం గదా! అది ఎటి రీతిగా రీసాల్వ్ చేసుకుంటామండి?
అంటే, ఇప్పుడు నాకేమనా అవునవును. అంటే, డెఫినిట్‌గా ఇప్పుడు దాన్ని ఎట్లా రీసాల్వ్ చేసుకున్నాం అంటే, మీరు మాట్లాడినట్టు ఫస్ట్ మన ఆ రీసాల్వ్‌కి సొల్యూషన్ ఏంటంటే ఫస్టు ఫస్టు మన టోన్ అండి. అంటే మనం మాట్లాడే టోన్ ఎలా వస్తుంది అనేది ఫస్టు సాల్వ్ చేసే ఆహ్, సాల్వ్ చేసేదిదంటాను నేను. ఎందుకంటే మనము ఎంత ఇప్పుడు మనమే తప్పు చేసి, మనమే యాటిట్యూడ్‌గా మాట్లాడితే ఎలా ఉంటుంది? నెక్స్ట్ అంటే మన అపోజిట్ వాళ్ళకి పక్కా కోపమొస్తుంది. ఎలా అంటే డెఫినిట్‌గా వాళ్ళకి ఎట్లా అంటే, "ఈననే తప్పు చేసి ఇంకా ఈననే ఇట్లా యాటిట్యూడ్‌లో మాట్లాడితే నాకెంతుండాలి" అనేసి పక్క వాళ్ళకి కోపమొస్తుంది. సో, ఆ టైంలో నేనేమి చేశానంటే కొంచెం స్లోగా మాట్లాడడం అయిన అంటే కొంచెం ట్యూన్ తగ్గించి మాట్లాడడము. ఏమైంది? నెక్స్ట్ సరే, నెక్స్ట్ సారి ఇట్లా జరగదులే అన్నట్టు, ఇట్ల క్షమాపణ కోరుతూ వాళ్ళని కొంచెం అంటే మంచి దారి పడుతూ కొంచెం వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేస్తే కొంచెం మంచిగుంటుంది అన్నట్టు వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్‌గా అర్థమయ్యే విధంగా, అంటే నా ఇంటెన్షన్, వాళ్లింటెన్షన్ 2 కోయిన్సిడెన్స్‌గా కొంచెం అర్థమయ్యే విధంగా నేను వాళ్ళకి అంటే ఆహ్, చెప్పేసి అర్థం అయ్యేటట్టు చెప్పి అ అప్పుడు నేనది సాల్వ్ చేసుకుంటానండి.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఆహా! ఓకే. అండి. అంటే కొంతమంది ఏంటంటే ఆ సారీ చెప్పినా సరే ఏంటంటే, చాలామంది కఠిన హృదయాలని ఉ ఉంటాయన్నమాట. అలాంటి టైంలో మరి వాళ్ళేలా రీసాల్వ్ చేసుకుంటారండి? మి అలా ఆ టైంలో మీరేలా రీసాల్వ్ చేసుకుంటారండి ఆ సమస్యని?
అవునవును. యాహ్! అండి. ఇప్పుడు మీరు జెప్పినట్టు కొంచెం కొ కొంతమందికి ఇట్లా కఠినమైన ఆహ్, అంటే ఆహ్, ఏమంటారు మనసులుంటాయి. ఏంటంటే కొంచెం ఎంత సారీ చెప్పినా వాళ్ళు అసలు తీసుకోరనమాట. నాకెందుకు నీ సారీ అని తీసుకుంటారు. బట్ నాకు ఒక విషయం ఎట్లంటే నాకొక విషయం అర్థమైందండి. వాళ్ళా టైంలో అట్ల అనుకున్నా నెక్స్ట్ వాళ్ళు రియలైజేషన్ అయినప్పుడు పక్కా మనం మాట్లాడింది, అంటే మనం క్షమాపణ కోరింది వాళ్లకి అర్థమై ఉంటుందని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా నార్మల్‌గా డే టు డే లైఫ్‌లో ఏదో ఒకటి చేస్తా ఉంటాము. సో ఎవరితో ఒకరితో గొడవ పడతా ఉంటాము. ఎవరితో ఒకరితో సమస్య వస్తుంది.
అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి.
సో ఆ టైంలో కూడా మనము వాళ్ళని ఎట్లా అంటే ప్రతి ఒక్కటి చెప్తాము. ఆ టైంలో వాళ్ళకి అంటే వాళ్ళకి నెక్స్ట్ మినిట్ అంటే నెక్స్ట్ సెకండే అంటే అంటే మనకి సారీ యాక్సెప్ట్ చేసేది రాకపోవచ్చు. బట్ నెక్స్ట్ ఒక 5-10 మినిట్స్ తర్వాత లేకపోతే గొడవ తగ్గిన తర్వాత వాళ్ళకి డెఫినిట్‌గా ఆ! ఓకే. ఆయన చెప్పిండు కదా అహ్, కొంచెం ఆ టైంలోనే మనం కొంచెం మంచిగా రియాక్ట్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది. వాళ్ళు అనుకుంటా ఉంటారు గూడ.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. మీరు చాలా చక్కగా చెప్పారండి. ఇంకా ఏంటంటే చాలామందేంటంటే సమస్యలో ఉన్నప్పుడు ఆహ్, <smacks lips> ఆహ్, ఆ సమస్యని ఏంటంటే పరిష్కరించుకుందాం కదా! అన్న థాట్ తోటి ఒకళ్ళు ఉంటే, ఇంకొకళ్ళేంటంటే ఏదైనా తప్పు జరిగింది కదా! ఆ తప్పుని పట్టుకొని మాత్రమే అడుగుతే అడిగి, అడిగి ఉంటారండి. అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా జరిగిందా అండి మీకు?
ఆహా! యాహ్! డెఫినైట్లీ. ఎట్లా అంటే దాన్ని దాన్ని అడగడం వల్ల కొంచెం మాకు ప్రాబ్లమ్ అయి ఉంటుంది ఎవరికైనా. సో ఆ టైంలో కామ్‌గా అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటే. అది ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతుందని నేనంటాను.
అవునండి. ఆహా! ఓకే అండి. మీరు చాలా చక్కగా చెప్పారండి. సమస్య ఉన్నప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి? ఆ సమస్యని మేము ఎలా మాట్లాడుకోవాలి? ఎలా ఎంచుకుంటారు? అనే దాని గురించి మీరు చాలా చక్కగా వివరించారండి. వీలైతే మనం మళ్ళీ కలుసుకొని ఇలాంటి మరింకా ఎన్నో మనం మాట్లాడుకోవాలని నేను ఆశిస్తున్నానండి. మీకు చాలా ధన్యవాదాలండి.
ఉహూ! ఓకే. అండి మళ్ళీ మాట్లాడదాం. ఓకే. అండి మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.